<smacks lips> అంటే, ఇప్పుడు పిల్లలు అసలు వినరు కదండీ. అంటే, ఇప్పుడు రోజంతా <smacks lips> ఇలా ఇన్ని సమయాలని చూస్తారు. మామూలుగా మీరు పిల్లలకి అంటే ఇంత టైమ్ అని ఇస్తారా? కొంతమంది ఏంటంటే నీకు తినేటప్పుడు మాత్రమే ఫోన్ ఇస్తా ఇలాంటివి ఉంటాయి. <smacks lips> అంటే, వీళ్ళు టెక్నాలజీలో ఆడి ఆ గేమ్సని, ఈ గేమ్సని ఇన్‌స్టాల్ చేస్తుంటారు. మీరప్పుడు ఏం చెప్తారు?
అవును. అవును, అవును, అవును. ఈ టెక్న అదే ఆహ్, అవును. వాళ్ళు మా చెల్లె ఉదాహరణ చెప్పుకుంటే ఆమె ఫ్రీ ఫైర్ ఆడేదన్నమాట అప్పట్లో. అ-అంటే అప్పుడు ఏంటంటే ఫ్రీ ఫైర్ కూడా, ఆ ఒక 4 గంటలు, 6 గంటలు కూర్చొని అట్లా మాతో పాటు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూర్చొని ఆడుతూ ఉన్నప్పుడు చెప్పాన్నేను. ఆ ఇట్లాగా స్క్రీన్ టైమ్ ఎక్కువైపోతుంది. నువ్వు మహా అయితే 1 గంటాడని చెప్తే వినలేదు. తర్వాత నేనేం చేశానంటే ఆమె ఎంతసేపటికి మాట వినట్లేదని, స్క్రీన్‌లో అదే ఫోన్‌లో ఒక ఆప్షన్ ఉందన్నమాట, ఒక 2 అవర్స్ ఆ ఫోన్ వాడిన తర్వాత వెంటనే లాక్ అయిపోయేలాగా. నేనది దాంట్లో పెట్టి లాక్ పెట్టి
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అది మంచి ఆప్షన్. <chuckles>
ఆహ్, లాక్ పెట్టేసి ఇంకా, ఏంటంటే ఆమె ఎంతసేపు గేమ్ ఆడినా, 2 గంటలకి, గంటకి ఎంత టైమ్ పడితే అంత టైమ్‌కి వెంటనే లాక్ పడిపోయిద్దన్నమాట. వచ్చేసి లాక్ పడిపోయిందన్నయ్య. ఇది చూడంటే, నేను కావాలని చెప్పేసి రాంగ్ పాస్ వర్డ్ ఏదో కొట్టి, ఆ ఇదేదో రావట్లేదు. అది క్లోజ్ చేసేయి. కాసేపు ఆగిన తర్వాత అదే వచ్చుద్దని చెప్పేసి, తర్వాత ఆమెని ఆ ఫోన్ పక్కన పెట్టేసి, ఆ కొంచెం నేను తర్వాత ఆమెని చదివిపిచ్చడం. ఆమెకి మ్యాథ్స్ వాళ్ళమ్మ చెప్పేదన్నమాట ఆ! కొంచెం ఆ "అమ్మాయికి మ్యాథ్స్ నేర్పించు" అని చెప్పంగాల్నే, తర్వాత నేను చెప్పాను, సరే నువ్వు కాసేపు వెళ్లి బుక్స్ తీసుకురా, బుక్స్ తీసుకొస్తే నువ్వు చదువుకున్నావనుకో, తర్వాత నేను లాక్ తీసి ఇస్తాను. ఈలోపు ఏదో ఒకటి చేసేస్తానులే. నువ్వు ఫస్ట్ అయితే చదువుకో అని చెప్పేవాడిని. అట్లా ఆమెను డైవర్ట్ చేసేవాడినన్నమాట నేను.
హ్మ్. అదేలేండి. ఆ! అదే. అదే. <smacks lips> ఇంక మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి, కాస్త వాళ్ళ పద్ధతిలోనే మనమెళ్లి ఇది చెయ్యాలి అంతే.
వాళ్ళ పద్ధతుల్లోనే మనం వెళ్లి, వాళ్ళని కొంచెం పక్కన డైవర్ట్ చేయాలన్నమాట. అంటే టెక్నాలజీ‌ని మనం కూడా వాడాలి కొన్ని విషయాల్లో.
యాహ్! అవునవునండి. అసలు పిల్లలు ఏవైనా వాడుతున్నారా టెక్నాలజీలు ఇప్పట్లో. అసలు మనకు తెలియని 1 మనకు తెలిసింది 1 పర్సెంటేమో, పిల్లలకే ఎక్కువ తెలిసుంటది. ఏ యాప్ దేనికి అన్నట్టు.
అదే. వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను ఎట్లాగా మా అమ్మానాన్నలకి వాళ్ళకి నేర్పిచ్చానో నాకు తెలిసిన టెక్నాలజీ. అట్లాగే వీళ్ళకి మనకు తెలియని టెక్నాలజీ ఇంకా ఉంది. వీళ్ళింక ఆహ్, చిన్నప్పటినుంచి కోడింగ్ నేర్చుకోవడం అసలు మామూలు విషయం కాదు కదా! మనం ఇప్పుడు కూడా నేర్చుకోలేకపోతుంటే, వాళ్ళు ఇప్పటి నుంచి దాంట్లో రాణిస్తున్నారు. అది చాలా గొప్ప విషయమనే చెప్పుకోవచ్చు.
అవునవును. చాలానే ఉందండి. ఆ! వీళ్ళు చిన్నప్పటినుంచే కోడింగ్. మా పెద్దవాళ్ళైనా ఇప్పటికి భయపడతాం, అసలు ఆ కోడింగ్ అంటేనే వద్దు బాబోయ్ అన్నట్టుగా ఉంటది.
అవును. వాళ్ళేంటి ఇప్పటి నుంచే కొంతమంది యాప్స్ 10 ఏళ్ళకే ఒక యాప్ ఏదో తయారు చేసేస్తున్నారు. ఎవడో ఒకడైతే రోబోను తయారు చేసాడు. ఈ మధ్య నేను రీల్స్‌లో గూడ చూసాను.
ఆ! అవునండి. అసలింకా మనకి ఎగ్జాంపుల్ జపాన్ అలా తీసుకుంటే, చిన్న చిన్న పిల్లలు ఎంత మంచి టెక్నాలజీలు వాడి అసలు, <smacks lips> అంటే ఇది ఏంటి అంటే మనం మంచిగా చూస్తే మంచికి ఉంది, చెడుకి ఉంది. అది పిల్లలు ఉపయోగించే దాన్ని బట్టి కూడా ఉంటదన్నమాట.
అవును, అవును. అవును. ఖచ్చితంగా.